లాసే కదా! ఇప్పుడు కొంతమంది విన్ అవుతారు. కానీ వాళ్ళ వాళ్ళు చాలా మంది సైనికుల్ని కోల్పోయుంటారు ఆ టైమ్‌కి.
అవును. అవునవును. నిజంగా.
బట్ నా దగ్గర బానే మంది సైనికులుంటారు. నాకు అదే విజయమనుకుంటాను. అంటే <smacks lips> ఉంటది కదా నార్మల్‌గా రాజ్యాలు, రాజ్యాల విషయం చూసి అట్లా ఉంటది అట్లా <giggles> ప్రతి గేమ్‌లో.
<laughs> నిజమే. యెస్. యెస్. అవును. నడిపించేవాడే నాయకుడు యాక్చువల్‌గా, అంటే అంటారు కదా! తన సైన్యం ముందుండి నడిపిచుండాలి. అంటే తన సైన్యంలో ఎవరిని కోల్పోకుండా, మరి స్ట్రాటజిక్‌గా ముందుకు వెళ్లాలన్నమాట. అదే ఆ గేమ్ అన్నమాట. సో
హ్మ్. హ్మ్. అదే. నాకు ఒక్కటి అర్థం కాదండి చెస్‌లో. ఆహ్, హ్మ్. రాజు ఒకటే అడుగు ఎయగలుగుతాడు ఎటైనా. రాణి మాత్రం ఏ ఇష్టవొచ్చినట్టు ఎళ్ళిపోయి ప్రతి ఒక్కరిని ఏసేయగలుతది.
ఓకే. అవును. <laughs>
అసలు ఏంటండి అది అసలు? అంటే <chuckles>
ఓకే. <giggles> పరిమితులు అలానే పెట్టేసారన్నమాట. రాణి కదా తనిష్టం. అంటే, రా రాజు సపోర్ట్ కదా యాక్చువల్‌గా రాణికెప్పుడైనా రాజు సపోర్ట్ ఉంటుంది కాబట్టి, తనిష్టం. ఇంకా ఎవ్వరిని పడితే వాళ్ళని ఏసేసి అడ్డంగా ఏసేస్తదన్నమాట.
ఆ! ఆ! అంటే, ఈ ఆట తయారు చేసిన వాడు ఎలా? హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అడ్డంగా, నిలువు ఎటైనా ఎళ్ళిపోవచ్చు!
రా ఇతను మాత్రం ఒక్క స్టెప్పే ఏస్తాడు కానీ, చాలా అతని స్టెప్ వల్ల మొత్తం గేమే చేంజ్ అయిద్ది. అలాంటి, అలాంటి స్టెపేస్తాడు. సో, హ్మ్, వాళ్ళ నియమాలు కూడా మరేంటంటే, చాలా ఈజీగా పెట్టారనుకుంటాం గాని, దానికేంతోమంది, ఎన్నో మరి కాలాల్లో ఏంటంటే, చాలా ఆలోచించి నియమాలు పెట్టారు. అంత ఈజీగా అయితే పెట్టారనుకోవట్లేదు ఒకప్పుడు.
ఆ! గేమే చేంజ్ అయితది. ఆ! హ్మ్. అదే. ఎవరు తయా నేన ఎవరు తయారు చేసారో గాని ఈ గేమ్‌ని ద దాన్ని హ్మ్.
అవును. అంటే నేను విన్నానన్నమాట. మన రాజు పూర్వీకులే అన్నమాట. మన రాజులే అనమాట. యెస్
పూర్వీకులే. అదే కదా! అంటే రాణికిచ్చె ఇచ్చినంత సు ఆహ్, ఒక వార్‌లో వెసులుబాటు ఆ! ఒక ఒక యుద్ధంలో రాణికిచ్చిన వెసులుబాటు చూడండండి అసల భలేగుంది! ఎక్కడంటామండి రాణంటే జస్ట్ కోటలో కూర్చుంటదని ఎందుకంటారండి ఎవరైనా ఇప్పుడు? <giggles>
వెసులుబాటు. యెస్. యెస్. అంతే. ఇప్పుడు <giggles> <chuckles> తనేంటంటే రాణే ఇష్టమున్నట్టు ఆడి చంపేసినా, ఆహ్, రాజు ఏంటంటే, ఇంకో రాణీ తెచ్చుకోవచ్చు <giggles> అని తన ఉద్దేశ్యం అయ్యుండొచ్చు. కానీ రాజు మాత్రం పోతే, అటు ఇటు వెళ్లిపోతే గనుక, ఇంక రాజు రావాలంటే ఇంకొక తరం ఆగాలి. సో, రాజు మాత్రం అందుకే ఆలోచించి ఒక అడుగేస్తాడు. రాణి ఏంటంటే, నీ ఇష్టం ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు రాజు. <giggles>
<laughs> హ్మ్. హ్మ్. అదే. అదే. అబ్బా! నిజం అండి <chuckles> నేనది అదే. హ్మ్.
ఓకే. ఆట అంటే ఇది నేను విన్న మీరన్నట్టు ఈ చెస్ అనేది హ్మ్. మన ఏషియన్ టైమ్స్‌లో ఇ మన భారతదేశం నుంచే స్టార్ట్ అయిందంట యాక్చువల్‌గా ఒకప్పుడు. అవును. నిజంగా ఒకప్పుడు పాచికలనేవి వేసేవారు గుర్తుందా? ఆ పాచికల నుంచి క్రమక్రమంగా ఈ ఆటనేది మొదలవడం. ఆ తర్వాత కాలక్రమేణా మరి దాంట్లో మార్పులు అంటే, ఏంటంటే, నియమాలు ఎక్కువగా. ఇలాంటి నియమాలు పెట్టుకుంటూ ఒక సరైన క్రమంలో వెళుతూ, ఆ గేమ్ అనేది డెవలప్ చేశారు. సో, ఇప్పుడు మనం ఆడుతుందంతా ఒక కొన్ని తరాల అంటే, కొన్ని జనరేషన్స్ చాలా కాలం ఆ! ఎంతో రిసెర్చ్ చేసి, చేసిన గేమే ఈ చెస్.
హ్మ్. హ్మ్. అవునా? నాకు తెలీదండి అవునా? ఆ! అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.